అవును. ఇంకా మీకూ ఈ ఇప్పుడు ప ప్రా ఇక ఇప్పుడు కొత్తగా ఒస్తున్నా ఈ వంటకాల్లో ఏంటంటే, చాలా మటుకూ అన్నీ కలిపేస్తున్నారు. ఆహ్, బాగా దానికి కలర్ బా కనపడడం, రంగు గురించని, రుచి గురించని, చాలా కలుపుతున్నారు. మనం చూస్తూనే ఉంటాం ఈ పేపర్‌లో, వాటిలో మనకీ రాస్తూనే ఉంటారు. దాని మీద మీరింట్లో అలాటివేమైనా యూజ్ చేస్తూ ఉంటారా? ఆహ్, దానికేన్
అవును అవును. అవును. అవును. నేనైతే అస్సలా యూస్ చెయనండి. కలర్‌కి బదులు నేను కావాలంటే, ఒక బీట్‌రూటూ ఉంటది చూడండి రెడ్ కలర్‌కి, పింక్ కలర్‌కి బదులు బీట్రూట్‌ని కట్ చేసి, దాన్నే మిక్సీ చేసి, ఆర ఆ వాటర్ తీసుకొని, మనకేది కావాలంటే అందులో ఆహ్, చూడండి రొట్లు ఆహ్, మామూలు పిల్లలు ఈ జొన్న రొట్లవి తినడానికి ఇష్టపడరు. అలాంటి వాటిల్లోని కలరది కలిపితే చూడటానికి కూడా కా మంచి కలర్‌ఫుల్‌గా అనిపిస్తది కదా! అలా చేసి దాని పైన కొంచం నువ్వులేసి, ఇలా మనం చేసి పెట్టామంటే, వాళ్ళకిదేదో, ఆ! కొత్తగా ఉంది. బావుంది అనే ఫీలింగొస్తది. మ వాళ్ళ హెల్త్‌ని కూడా మనం కాపాడేటట్టూ ఉంటది. ఈ కలర్స్ మాత్రవసలా ఎవ్వరూ యూజ్ చెయ్యకూడదండి. నా ఉద్దేశం ప్రకారం యూజ్ చెయకూడదు. చాలా హెల్తిష్యూసొస్తయి.
బావుంది. అవునవును. ఆ! అవును. అవును. అవును. కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అవునవును. హుహుహు. హ్మ్. హ్మ్. అవునా! అవును. అవునవును. ఈ పండగలప్పుడూ అదీ మనవేంటంటే, చాలా చాలా ఆహ్, పాత రకంవి చేస్తాం, కొత్త రకంవి చేస్తాం. కానీ పాత రకం జేసినప్పుడు ఇంట్లో వాళ్ళెలా స్పందిస్తూ ఉంటారు? అలా చేసుకొని మీరందరూ కూర్చొని తింటూ ఉంటారు గదా! జనరల్‌గా, మొత్తం ఫ్యామిలీ అందరూ కూర్చుంటారు. పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూర్చుంటారు. అలాంటప్పుడూ మీరూ ఆహ్, పాతా మధుర స్మృతులేవన్నా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారా? పా ఆ!
హ్మ్. హ్మ్. అవును. అవును. అవునవును. ఆ! ఖచ్చితంగా ఎండి. ఎందుకంటే, పాత రోజుల్లో అవంతా కూర్చొని తిన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజులు గుర్తొస్తాయి. ఆ టైమ్‌లో అందరూ కలిసి పండలకి పండగలకి వెళ్ళేవాళ్ళం. అక్కడన్నీ కొనుక్కోడం, బొమ్మలు కొనుక్కోడం, అవి తెచ్చడం, వాటితో ఆడడం. ఇప్పుడైతే ఇవసలు మనకి కంప్లీట్‌గా కనుమరుగయిపోయాయి గాబట్టి, మనవసలా ఈ ఇప్పుడిది వేస్ట్. కాబట్టి, ఖచ్చితంగా అది గుర్తొస్తది. అందరూ కలిసేవారు. ఇప్పుడూ అలాగ కాకుండా, 1, 2 కుటుంబాలు మాత్రమే రావడానికి గానీ, కలటానికి గానీ ఇష్టపడతన్నాయి. అసలా మైండ్‌ సెట్స్ కూడా పూర్తిగా మారిపోయాయి.
హ్మ్. ఆ! అవును. అవును. హ్మ్. అవును. అవును.